అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఆహ్, స్మార్ట్ ఫోననేది జనరేషన్‌ని చెడగొడుతుంది అని విమర్శిస్తున్నారు. దీన్నెలా సమర్ధించగలరు?
హ్మ్. హ్మ్. స్మార్ట్ ఫోననేది దాని వచ్ దానిలో ఉండే లాభాలు చాలా ఉన్నాయి, అలాగే నష్టాలు ఉన్నాయి, కాకపోతే అవి పెద్దగా నష్టాలని నేననుకోవట్లేదు. ఎందుకంటే నా ఉద్దేశంలో స్మార్ట్ ఫోనోచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు చాలా మందికి చాలా జరిగాయి.
మీరు
అలాగే చిన్న చిన్న నష్టాలు కూడా ఉన్నాయని... మనకు తెలుస్తుంది.
అంటే నేనోప్పుకుంటాను, కాదనను. అంటే నేను ఇప్పుడు నష్టాలు, లాభాలు, అని అన్నారు కదా! ఆ రెండిటిని ఒక కొద్దిగా విశ్లేషించ‌గలరా? నష్టాలేమిటి ఒక 2 ఎగ్జాంపుల్స్, లాభాలేంటి ఒక. 2 ఎగ్జాంపుల్స్, అలా చెప్పగలరా?